ఖచ్చితంగా. ఖచ్చితంగాండి. అదైతే కరెక్టే. ఎందుకనంటే అలాగుం‌టేనే బెటరండి ఈ జీవితంలో. అంటే ఈ జనరేషన్‌లో. ఈ కాలంలో అంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. అంటే ఎలాగంటే ఒకప్పుడు పెద్దలు నేర్చుకునే స్కిల్స్ కానివ్వండి, అవన్నీ ఇప్పుడు చిన్నతనంలోనే స్కూల్స్‌లోనే జెప్పేస్తున్నారండి.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఆ! ఆ! రైట్, రైట్. అవును. లైఫ్ స్కిల్స్ అని జెప్పేసి, ఫి‌నాన్షియల్ మేనేజ్‌మెంట్ అని జెప్పేసి అన్నీ నేర్పించేస్తున్నారు.
అంటే, అంటే హ్మ్. నిజంగండి. అంటే అట్లాంటి కాంపిటీటివ్ వర్ల్‌డ్‌లో మనము ఈ అంటే ఇప్పుడున్న సమయంలో కొంచెము సమతుల్యత అనేది ఖచ్చితంగా కష్టమవుతదండి. అంటే పని ఇంకా జీవితం ఆ బ్యాలెన్స్ చేసుకొని కొంచెం కష్టం అవుతది. ఎందుకంటే మనం రకరకాల ఆహ్, స అంటే పనులని మనం మేనేజ్ చేస్తూ ఉండాలి. ఇటువైపు మల్టిపుల్ ఇన్కమ్స్‌ని జేసుకుంటుండాలి ,ఇటువైపు మనల్ని మనం జూసుకోవాలి మన ఫ్యామిలీని జూసుకోవాలి పిల్లలు ఉన్న‌వాళ్ళు
ఆ! అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఫ్యామిలీని చూసుకోవాల అందులోనూ న్యూక్లియర్ ఫ్యామిలీ అవ్వడం వల్ల, పిల్లల బాధ్యత గూడా గా మీదనే పడిపోతది గదా! అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, అది వాళ్ళు చూసుకో పిల్లల సంగతి ఆ హెడ్డేకనేది ఉండకుండా ఉంటుంది. పెద్దవాళ్ళున్నారు గదా! చూసుకుంటారు గదాని.. ఒకవేళ న్యూక్లియర్‌గా ఉన్నప్పుడైతే ఆహ్, అదే యాక్చువల్‌గా ఇంకా సగం ఇది <chuckles> అనిపిస్తది గదా! హ్మ్.
హుహు. అవునండి. అవునండి. నిజంగా. నిజంగా. నిజంగాండి. వాళ్ళు స్కూల్‌కెళ్లి హ్మ్. <chuckles> నిజంగా. నిజంగాండి. అంటే పెద్దవాళ్ళు ఉంటే నిజంగా మీరు జెప్పినట్టు స్కూల్‌కెళ్లి తీసుకొని రావడమొ లేకపోతే మరీ చిన్న పిల్లలు అయితే వాళ్ళకి అన్నం బెట్టడము. వాళ్ళకి
హ్మ్. హ్మ్. ఏమన్నా వాళ్ళకి హెల్త్ బాలేకపోయినా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చెకప్‌లు చేయించడము ఇవన్నీ గూడా చూసుకోగలుగుతారు. ఆడిపిస్తరు. ఈ ఫోన్లు ఇవన్నీ గూడా ఉండకుండా ఉంటాయి.
హ్మ్. అవునండి. నిజంగండి. అయితే అదొక మంచి జీవితంలా‌నే ఉంటది. కానీ నేనేం జేస్తానంటే అండి, ఎంత పనున్నా, నాకు ఎంత మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నా, నేను రాసుకున్న నేను ఫాలో అయ్యే ఆ రోజువారీ రొ‌టీన్ ఏదో ఉంటది గదండీ, ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా ఆరు నూరైన, నూరా‌రైనా, ప్రపంచం తలకిందులైన, అది తూచా తప్పకుండా పాటిస్తానండి అది మాత్రం. అంటే పని హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవును. ఆ! ఆ! ఓకె. అంటే మీరు ఫాలో అయ్యే అలవాట్లేంటి? లైఫ్‌ని, పనిని ఆహ్, బాలన్స్ చేసుకునే విధంగా తప్పకుండా ఉండే అలవాట్లు, రోజు ఫాలో అయ్యే అలవాట్లు ఏంటండి?
హ్మ్. అంటే రోజూ ఎలాగంటే అండి, నేను ఎట్టి పరిస్థితిలో, ఎట్టి పరిస్థితిలో, ఎట్లాంటి పరిస్థితిలో అయినా 10:30కి పనుకుంటానండి నైట్ పూట. 10:30 పనుకున్న తర్వాత తెల్లవారుజామున 5కి ఖచ్చితంగా లేస్తానండి నేను.
హ్మ్. ఓకె. హ్మ్. ఈ ఇంస్టా‌గ్రామ్ రీల్స్, ఈ యూట్యూబ్ షార్ట్స్ యట్రాక్ట్ జేయవా అండి?